మనం మన జీవితంలో చాలా చిన్న చిన్న మిస్టేకులు గాని, లేదంటే ఏ ఓటి చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు. మనకు కొన్నిసార్లు ఆలోసిస్తాం. ఇది కరెక్టా కాదా? ఇది మనం చేసింది ఒకళ ఒహ్ ఆ ఒక తప్పు కూడా 2 విధాలుగా మనం ఆలోచిస్తాం. మనం చేసింది కరెక్టా? అవతల వాళ్ళకి తప్పుగా అనిపిస్తుందేమో అనేసి. కానీ. సాధారణంగా ఒక చిన్న చిన్న తప్పులు జేసేటప్పుడు, మనం దాన్నుండి ఏం నేర్చుకుంటాం? అనే ఆలోచించడం ఒస్తే మీరేం చెప్తారు?
అవును. నిజమేనండి. దె అయితే అండి. తప్పులనేవాళ్ళు మానవులనే వాళ్ళు ఖచ్చితంగా తప్పులు జేస్తారు. కానీ తప్పని తప్పుగా ఒప్పుకోవడము. దాన్నుంచి నేర్చుకోవడము చేశామనుకోండి. మన జీవితమే బావుంటుంది. ఇప్పుడు నేను చాలా తప్పులే చేస్తాను. చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాను. కానీ అండి అది తెలుసుకుంటాను. ఓకే. ఎవరైనైతే తప్పమ్మా ఇలా ఉండకూడదు, అన్నారంటే నేను మార్చుకుంటానికే ట్రై జేస్తాను. సాధ్యమైనంత వరకు కూడా. అయితే నాకు ఏమంటారండి?
అవునండి. అవునండి. ఇప్పుడు ఇక్కడే ఒక డెబిట్ స్టార్టవుతుంది. ఏంటంటే, ఒక మిస్టేక్ జరిగినప్పుడు. మనం మిస్టేక్ చేసామని మనం రియలైజ్ జేయడం ఒకటైితే. మనది మిస్టేక్ అయినా సరే మనది మిస్టేక్ కాదని మనం గట్టిగా నమ్మడం ఒక సైడ్. మేబీ అది అవతల వాళ్ళకి మిస్టేక్ అనిపించొచ్చు కానీ మనకు అనిపించదది.
నిజమే. నిజమే. ఆహ్, <swallows> కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా అండి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలాగంటే, అది తప్పు కాదు. కానీ ఎదుటి వాళ్ళేంటి అంటే అది తప్పే అనేలాగా మన మీద ముద్ర వేసేస్తూ ఉంటారు. అది జూస్తే మీకగనక ఉదాహరణకి చెప్పాలంటే ఒక 6 అనే నెంబరు నా వైపు నుంచి 6 లాగే కనిపిస్తుంది. అది మీ వైపు నుంచి చూసారనుకోండి 9లా కనపడుతుంది. అ హ్మ్. మధ్యలో ఉన్న అది నంబరనేది ఒక్కొక్కళ్ళకి కోణంలో ఒక్కొక్కలాగుంటుంది. అలాగే కొన్ని కొన్ని విషయాలు కూడా అండి. ఒక్కొక్కరి కోణంలో ఒక్కొక్కలాగుంటాయి. అది మీకు తప్పు అనిపించచ్చు, నాకు ఒప్పు అనిపించచ్చు. ఆ దాన్ని మనం హ్యాండిల్ జేసే తీరులో ఆ మన ఆహ్, బంధం అనేది నిలబడుతుంది. పొరపాట్లనేవి కామన్ అండి.
అలాంటి సందర్భాలేవైనా ఫేస్ చేశారా? అవును. ఎగ్‌జాట్‌లీ అండి. బా చెప్పారు. ఆ! సో 9 లా ఉంటుందది. కానీ ఇద్దరి కానీ ఇద్దరిది కరెక్టే అక్కడ.
అదే. ఇద్దరిది కరెక్టే అవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో. మనం ఆచితూచి అడుగు వేస్తే ఓకే. బానే ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఇంకో వైపుకి వెళ్ళాలి. అంతే కానీ ప్రతి ఇద్దరికి డిబేటింగ్‌లాగా సాయంత్రం దాకా పొడిగిస్తూ ఉంటే అది తెగేదాకా లాగితే ఏమవుతుందండి? బంధం అనేది. విడిపోతుంది. హ్మ్.
అవును. అంతే కదండి. విడిపోతుంది. అంతే కాకుండా కొన్నిసార్లు మిస్టేక్స్‌ని కూడా, మీరు మామూలుగా ఒక మిస్టేక్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తారు. అంటే అది చిన్న మిస్టేకా? పర్లేదా? లేదంటే పెద్ద మిస్టేకా? లేదా ఒక జీవితాన్నే మార్చేసే అంత పెద్ద మిస్టేక్‌లా అనిపిస్తంది? ఇలా ఎలా మీరు కాలిక్యులేట్ చేయగలరు వాటిని?
అది. హ్మ్. ఖచ్చితంగా. అంటే, ఎప్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తానంటే అండి, అది ఖచ్చితంగా నష్టాన్ని తీసుకొచ్చిందనుకో అప్పుడే అర్థమవుతుంది. కొన్ని కొన్ని మనకి త్ అర్థం కాదు. ఎంత చెప్పినా మనం అదే రిపీట్ చేస్తూ ఉంటాం. నా విషయంలో ఏంటంటే, నాకు ఊరికే కోపమొచ్చేస్తది. అంటే, నన్ను నవ్వుతూ, నవ్వుతూ ఆహ్, షార్ట్ టెంపరండి భయంకరంగా. భీభత్సమైన షార్ట్ టెంపరనమాట. ఏమన్నంటే ఊరికే ముక్కు మీదే కోపమంటారు జూశారు, అలా వెంటనే కోపమొచ్చేస్తది. మా డ్యాడీకి, నాకు, ఏంటంటే ఎప్పుడు చూసిన ఏదోకటి తంటే. ఏదోకటి తంటవుతూ అంటే, ఏదో ఒక గొడవ అవుతూనే ఉంటదండి. అది సరదా సరదాగానే అవుతుంది. ఎప్పుడు సీరియస్‌గా అవ్వదు. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్‌లో ఎలా అంటే, సీరియస్ అయిపోతుంది. కానీ వెంటనే మా డ్యాడీ దాన్ని సాల్వ్ చేసేస్తారు. వెంటనే కూల్ చేసేస్తారు నన్ను. కాబట్టి ఎక్కడ
ఓకే. షార్ట్ టెంపర్ టైప్. హ్మ్. ఆ! అర్థమైందండి. ఆ! <chuckles> ఎందుకంటే మీ కోసం తెలుసు కదా! అతనకి ముందే.
హ్మ్. ఎక్కడ ప్రాబ్లమ్ అవ్వలేదు. అదే నాకు మా డ్యాడీ నన్ను ఎలా అలవాటు చేసేశారంటే గొడవకలవాటు చేసేశారు చెప్పాలంటే. నన్ను స్టార్టింగ్‌లోనే ఆపేసి ఒద్దు తప్పు అని చెప్తే నాకర్థమయ్యేది. కానీ, మా ఇద్దరి మధ్య ర్యాపో అలా ఉండేది. మేము గొడవ పడతాము కూలయిపోతాం.
కానీ, చెప్పడానికండి ఒక తండ్రెప్పుడు అంటే, వాళ్లేం చేసినా కరెక్టే కదా! అన్న ఫీలింగ్‌లో ఉంటారండి పిల్లల కోసం. ఆ! సో, ఆ ప్రేమలాంటిది.
హ్మ్. ఖచ్చితంగా! కూతురేం చేసినా నచ్చిద్ది. మా డ్యాడీకి ఇగ అంతేనండి గారాల పట్టీననమాట నేను. నేనేం చేసినా ఏమనరు. సో, నాకు అది ఓకే. నేను, ఐయామ్ హ్యాపీ. అంటే, మా డ్యాడీ నన్నేమనరు, నేనూ లిమిట్స్ క్రాస్ చేసి ఎప్పుడు మా డ్యాడీని ఒక మాటనేది లేదు. ఆ! ఏంటయ్యా ఇన్ ఇంతకు మించి ఏమి అనననమాట. అలా అలా బావుండేది.
కానీ ఒక అదే, అదే కరెక్ట్ అండి. ఇప్పుడు ఒక తండ్రి కూతురు అవ్వచ్చు, లేదా తల్లి కొడుకు అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక ఫ్రీడమును మనకి ఇచ్చేటప్పుడే ఇం మరింత జాగ్రత్తగా ఉంటారు పిల్లలు. ఏంటంటే, మమ్మల్ని ఇంత నమ్ముతున్నారు, మా కోసం ఇంత చేస్తన్నారు, నేనెందుకు మిస్టేక్ చేయాలన్న ఫీలింగు ఆటోమేటిక్‌గా వాళ్ళకొచ్చేస్తంది.
నిజమే. నిజమేనండి. ఖచ్చితంగా! ఆ బంధము న్ నిలబడాలి అంటే, అది ఏ బంధమైనా గానీ గట్టిపడాలి అంటే, మనకు కొన్ని బౌండరీస్ అనేవి ఖచ్చితంగా ఉండాలండి. మాట తూలకూడదు. ఊరికే మాట తూలకూడదు గదా! అయితే, నాకు ఏమి నేనెప్పుడు ఏమి అరిచి
మా మాట విషయం చాలా జాగ్రత్తగా ఉండాలిలెండి. నిజమే అది మీరు చెప్
నిజమండి. అయితే నేనేం అనేదాన్ని కాదు. అది కానీ, నాకెలా అలవాటయిపోయిందంటే ప్రతి విషయంలో ఎవ్వరినైనా గానీ అలా అరిచేస్తూ ఉంటా. అసలకే షార్ట్ టెంపరు. ఇక నాకలా అరుస్తూ ఉంటాను గదా! ఒకరోజు ఏమైందంటే నాకు, మా అక్కకి, మా అక్కంటే మా కజిననమాట. నాకూ, మా అక్కకి హ్మ్. కజిను. తనకీ, నాకు గొడవైంది. గొడవ అది సాల్వ్ అయ్యేదాకా ఒచ్చింది బట్, మళ్ళీ గొడవ మీద గొడవ అలా అవుతూనే ఉంది. సో, నాకేంటంటే ఎక్కువ షార్ట్ టెంపర్ వల్ల అరుస్తూ ఉంటా. గట్టిగా అరుస్తానండి.
ఆ! కజినచ్ కజినక్క. హ్మ్. పక్కోళ్ళందరూ విని వినిబడేలాగా.
ఆ! అంతే చెప్పాలంటే అందరూ వినపడేలాగా అది ఇంటెన్షనల్‌గా అరవను. నలుగురికి వినబడాలి, ఒచ్చి చూడాలి. లేపోతే, ఇంకాస్త పెద్దదవ్వాలి గొడవ అనేది నా ఇంటెన్షన్ కాదు.
ఆ! అలాగేం కాదండి. నాకర్థమైందండి. ఏంటంటే, మీ కోపం బయటికెళ్ళిపోతుందలాగా.
నా మాట ఆ! నా మాటతీరే అలా ఉండేది గట్టిగా. నా మాట చాలా గట్టిగా ఉండేది. సో, దానివల్ల ఏంటి అంటే అది అరుసుకున్నాము బానే ఉంది, అయిపోయింది. నాకు అరిచి, అరిచి, అరిచి అలవాటైపోయి నాకేం సమస్య ఒచ్చిందంటే నా గొంతు పోయింది. కంప్లీట్‌గా నా గొంతు పోయింది.
అయ్యయ్యో! మరి అప్పుడు అంటే, చ వా వాయిస్ పెద్దది కాకుండా చిన్నదొచ్చేస్తది ఇంకా. గొంతంతా నొప్పిలా వచ్చి.
ఎలా అంటే ఇప్పుడు అది చిన్నది కాదండి. కంప్లీట్‌గా బొంగురు గొంతు. ఆ! చెప్పాలంటే కంప్లీట్ అయిపోయింది. ఇప్పడికి నాకు నేను మాట్లాడుతున్న వాయిస్ కూడా నాది కాదు. నాకు ఐ కెన్ నాకు క్లియర్‌గా నాకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇది నా వాయిస్ కాదు. ఎలా అయిపోయిందంటే అండి అలా అరిచి, అరిచి నాకు ప్రతిదానికి అరుస్తున్నా మరి ఇంట్లో అరుస్తున్నా, ఎవరినైనా అరుస్తున్నా అంత కోపం ఎందుకు అనిపిస్తూ ఉండిద్ది. చిన్న చిన్నవే కదా! మార్చేసుకుంటే పోలా కోపాన్ని తగ్గించుకోవడం చాలా సులుభు. ఆహ్, ఏదైనా మెడికేషన్ జేయడమో, ఏదో ఒకటి మనల్ని మనం మార్చుకోవాలంటే ఎంతసేపు అనుకుంటూ ఉంటాను ప్రతిరోజు. అది
అర్థమైంది. <chuckles> ఈ నిజమే కదా! కానీ, కోపాన్నండి మనం కంట్రోల్ చేద్దామని అనుకున్నా సరే, అది మనకి చేదో అంటారు చూడండి. చిన్నప్పటి నుండి మన బ్లడ్‌లో ఉంటదన్నట్టు. అది ఒచ్చేస్తదండి కోపం. కోపాన్ని ఎవరం కంట్రోల్ చేయం. కాపోతే
రావాలి. నిజమే. నాకు కూడా అండి. మా తాతయ్యకి విపరీతమైన కోపమండి. మా డ్యాడీకి లేదు గానీ, మా తాతగారికి విపరీతమైన కోపమనమాట ముక్కు మీదే ఉంటది. ఆయనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాకు నాకొచ్చింది. కానీ, నాకండి నాకు గొంతు పోయింది కదా! నేను డాక్టరు దగ్గరికెళ్ళి చూయించుకున్నాను. వాళ్ళు చెప్పారు, "నీ వోకల్ కార్డ్స్ మధ్య గ్యాపొచ్చేసింది. నువ్వు ఎక్కువ అరవకూడదు. అసలు వాస్తవానికి నువ్వు మాట్లాడకూడదు" అనే స్టేజ్‌కి తీసుకొచ్చేేశారు. హ్మ్.
ఆ ఆ కోపం మనవరాలికి దిగింది. <chuckles> అరె బాబోయ్! మీరెందర గొతుపోయింది, గొంతుపోయిందంటే. హ్మ్, ఆహ్, ఎలా అనుకున్నామంటే ఏదో గొడవల్లో అవుతాయి కదా! పెద్దవి మనం గొడవల్లో చూడండి ఆ!
<giggles> విక్స్ బిల్ల ఏ విక్స్ బిల్ల ఏసుకుంటే పోయిద్ది అనుకున్నారా? <chuckles>
ఆ! అలాగనుకున్నాను నేను. ఇగ కామన్‌గా మనం అరుస్తాం. అరిసినప్పుడు ఎక్కువ గొడవల్లోనేటంటే పెద్ద అరుపులు అరుస్తాం కదా! ఆటోమేటిక్‌గా గొంతు పోతది. ఒక వన్ రొ 1 డే, 2 డే కొంచెం హాట్ వాటర్ తాగడము, విక్స్ ఏసుకోవడం ఇచ్చ ఓ 2 రోజుల్లో సెట్టవుద్ది. మీది అలాగా కాదు. పూర్తిగా ఎగిరిపోయింది.
కాదు. అవును. హ్మ్. ఏదన్నా లేదండి నాది, నాది వోకల్ కార్డ్స్ మధ్య గ్యాపొచ్చేసింది. సో, నాకు ఏమి అర్థం గాదు. అది ఏం చేయాలి అంటే, ఒక 15 డేస్ మెడిసిన్ వాడండి. తగ్గకపోతే బిల్లలకి తగ్గకపోతే అప్పుడు ఆలోచిద్దామని జెప్పారు. నేను ఇక భయానికి నేను బిల్లలు వాడదామను అది నాకు పెళ్ళైయిన తర్వాత అనమాట. ఇదంతా జరిగింది నాకు పెళ్ళైయిన తర్వాత. పెళ్ళైయిన తర్వాత ఇలా జరిగినాక 15 డేస్‌కి నేను ప్రెగ్నెంట్. సో, నాకు మెడిసిన్ వాడతానికి ఛాన్స్ లేదు. ఆ 15 డేస్ వాడాను. వెళ్ళే టయానికి నాకు ప్రెగ్నెంట్ అని తెలిసింది. నన్ను వాడొద్దుని చెప్పారు. ఆ డాక్టరే ఎవరైతే ఈఎన్‌టీ డాక్టర్ ఉన్నారో ఆయనే జెప్పారు, "నువ్వు వాడొద్దమ్మా కనేసిన తర్వాత రా" అని. కనేసిన తర్వాత ఇప్పుడు
ఓహ్! అయ్య బాబోయ్! ఆ! ఆ! అయ్య బాబోయ్! అంతే కదా! పిల్ ఇప్పుడు ఫస్ట్ మీరు ఏసినా పర్లేదండి. రెండోసారి బేబీ ఉంటది కదా! లోనా తనకి ఇన్‌ఫెక్ట్ అవుతుంది.
ఆ! అది వాడకూడదని చెప్పానాక వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరకెళ్ళాను. ఆయన నాకు ఒద్దు అనిపించి, <smacks lips> మళ్ళీ వేరే డాక్టర్ ఇంకొంచెం పెద్దగా వెళ్దాం, మంచిగా చూపిచ్చుకుందామని. ఇప్పుడు వాళ్ళు టెస్ట్ చేసి చెప్పిందేంటి అంటే, ఓకల్ కార్ట్స్ మధ్య నీకు గ్యాప్ అనేది మొత్తం నార్మలయిపోయింది. అంటే, ఆయన చెప్పినప్పుడు నేను మెడిసిన్ వాడాను గదూ, అప్పడనుంచి కాస్త జాగ్రత్తగానే ఉండేదాన్ని, అది సెట్టయిపోయిందంట. గానీ ఏంటంటే
మరి, ఆ తర్వాత మీరు గొడవలాడడం గానీ, అరడం గానీ ఇంక తగ్గించారా?
గొడవలు ఆడేదాన్ని కాదండి. గొడవ ఇంక గొడవలనేవి కామన్‌గా ఉంటే అయన్నీ అయిపోతాయి, కానీ ఎక్కువుగా అరుస్తాను. నేను బేసికల్‌గా నా ప్రొఫెషన్ కూడా అలాంటిదేనండి, నేను టీచర్ననమాట. ఖచ్చితంగా అరవాలి. నాకింకా ఇక నేను చేసేదేమీ లేదు.
ఉరు ఆరు మీరు టీచరా! అంటే, పది ఇంక పిల్లలందరూ గోల గోల చేస్తంటే ఆపండ్రా అనేసార?
నిజ్జంగా అండి. <chuckles> నాకిక ఛాన్స్ లేదనమాట, అరుస్తూనే ఉంటా, తప్పు మీద తప్పు. ఇకా అ అదలవాటయిపోయింది. ఇప్పుడు చెప్పిన డాక్టరెలా చెప్పారంటే, ఈ ఓకల్ కార్ట్స్ మీద గ్యాపనేది ఏమి లేదు, చాలా క్లియర్‌గా అవి అతుక్కుంటున్నాయి, బట్ నీ ఓకల్ కార్ట్స్ మీద కంప్లీట్‌గా బంప్స్ అంటే, అదొక రకంగా ఏం జెప్పారంటే, మీ దాని మీద బంప్సున్నాయి. అది క్లియర్ చేసుకుంటే గానీ, మీకు అది పోదు. మీరు మ్యూట్, ఇంక ప్రతి నిమిషం మీరు <giggles> మ్యూట్‌లో ఉండాలి. అప్పుడే మీకు పు నార్మలయిద్ది అని జెప్పారు. కానది సాధ్యమవ్వదు అని నాకు తెలిసి, మెడిసిన్ వాడుతున్నాను కానీ, ఆహ్, యూజ్ లేదండి. వాడతం ఎ తాత్కాలికంగా మెడిసన్ వాడడము, నొప్పొచ్చినప్పుడో, మంటొచ్చినప్పుడో వాడతం తప్ప లేదు. నాకేవనిపిచ్చేదంటే, అసలు నేను ఎంత పెద్ద పొరపాటు చేశానంటే, అసలు అరవడవెందుకు?
మీరు మళ్ళీ మావులవ్వరు. అయితే అవునండి. కానీ అంటే, అలా అరవడం కాదండి. ఇప్పుడు, ఆహ్, మీరేదో సరదాగా ఏ పికినిక్కెళ్ళరిశారు, లేదంటే ఏదన్నా పాటలు పాడడానికరిశ్ అది వేరె గానీ, ఒక కోపంలోనీ లేదంటే, ఇప్పుడంత అరిచారు అంటే ఆ రోజు మీకెంత కోపమొచ్చుంటుందో, లేదా మీరెంత బాధపడుంటారో.
హ్మ్. అది నిజమేనండి. నాకు నా ఎమోషన్ ఏదైనా, అంటే నేను ప్రతి చూపించే ప్రతి ఒక్క నాలో వచ్చే భావోద్వేగాలన్నీ కూడా, ముందు అరవడంలోనే వస్తాయి. అది ఏడుపైన, బాధైన అరుస్తూనే బయటకొస్తాయి. సో, నా గొంతే నాకు ఆహ్, ఏమో నాకు ఒక్కసారనిపిస్తదండి, ఈ గొంతే నన్ను ఇంతదాగా తీసుకొచ్చింది, కంప్లీట్‌గా నన్ను ఇలా బాధ పెట్టేసిందని, ఇప్పటికి ఎంత చెక్ చేయించుకున్నా ఎంత ఇదిగా చేసినా గానీ ఆహ్, ఒరిజినాలిటీ అనేది రావట్లేదు. అది ఆయన
ఒరిజినల్ మీ ఒరిజినల్ గొంతు ఇప్పటికి రావట్లేదు. మారింది.
దా లేదు. కంప్లీట్‌గా అసలు కంప్లీట్‌గా జీరో అండి. నేను మాట్లాడుతుంటే కొంతమందడుగుతారు, ఏహ్! నేనేదో 50 ప్లసో, 40 ప్లసో అనుకుంటారు. అంటే లైక్ ఎలా అంటే, ఏజ్‌కి
ఆ! అండి. ఇక అయ్యయ్యో కాదే!
అళ్ళకి సంబంధం లేనట్టుగా ఉంది. అనిలాగా రకరకాలుగా నాకు కామెంట్సనేవి చెప్తూ ఉంటారనమాట జనాలు. బట్ ఏంటంటే నిజమేనండి. అది మన చేతులార నా చేతులారా నేను చేసుకుంది కాబట్టి అలాంటివి జరగాలి.
మీ కానీ మరి ఆ! ఆ! మేబి అలాగని కాదండి. ఏదో చిన్న అది పొరపాటు ఆ! నిజమే. మీరన్నట్టు అది తప్పేం కాదు. పొరపాటు, చిన్న పొరపాటు. మీ కోపమే ఎవరి కోపం వాళ్ళకి శత్రువంటారు గానీ
హ్మ్. పొరపాటే. 'తన కోపమే తనకి శత్రువు.' అంటే నా విషయంలో మాత్రం నిజంగా జరిగిందండి అది.
ఆ! కానీ కోపం శత్రువే అనడానికండి మనం రీజన్ లేకుండా కోప్పడమండి. ఒక రీజనున్నప్పుడే మనలో ఉన్న ఒక కోపం గాని, ఆవేశం గాని అది మనిషికన్నాకుంటుంది. అది తప్పేం కాదు. అలాగే మీ వాయిస్‌ని ఓల్డ్‌గా ఉంది ఫియర్సా అది ఒక ఫేకు అదేదో ఆహ్, ఆ వాయిస్ వినడం రానుండాళ్ళనే మాటయ్యుండొచ్చు మేబీ. అదేం కాదు. అంటే క్లారిటీగున్నారు. ఏజ్ చిన్న ఏజే అన్నట్టు. అదేం లేదండి.
హ్మ్. <smacks lips> అది నిజమే. అవును. <giggles>
సో, మీరు ఈ పొరపాట్ల నుండి నేర్చుకున్న తర్వాత, ఆహ్, కరెక్టే నాదే మిస్టేకు. మే బీ నేను అరవకుండా ఉండాల్సింది. ఎందుకంటే, అరవడం వల్ల నేనే త నష్టపోయాను. అన్నొక ఫీలింగ్ వచ్చింది కదా! అలా కాకుండా. అవతల వాళ్ళది తప్పు. మీరసలు ఏ తప్పు చేయలేదు. అయినా సరే, ఆహ్, నింద మీ మీద పడింది. అలాంటి సిట్యుయేషన్‌లో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు దాన్ని?
హ్మ్. అవును. అవునండి. ఖచ్చితంగా. హ్మ్. అసలు నేనేం మాట్లాడనండి. ఇప్పుడు చాలా విషయాల్లో మా అత్తయ్య గారు ఉన్నారు. నేనేం చేయను. ఆ సాధారణంగా ఒక్ అక్కడ జరిగే సందర్భం ఏమీ ఉండదు. అయినా కానీ ఏదో కూడా నా మీద క్రియేట్ చేసి, మా మామయ్య గారికి ఎందుకంటే, నేను మా ఇంట్లో ఇద్దరూ అంటే మాకు మా వారికి అక్కా-చెల్లెలు ఎవ్వరు లేరు. అన్న-తమ్ముళ్ళే అనమాట. నేను పెద్ద కోడలిని. సో, ఎలాగంటే నాకు ఆ! ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ ఉండిద్ది. ఇంకా మా మరిదికి పెళ్లి కూడా అవ్వలేదు. కాబట్టి, మా మామయ్య గారు ఏంటి అంటే చెప్పాలంటే మా మరిది కంటే నేను చాలా చిన్న చిన్న పిల్లననమాట. సో, "మా మామయ్య గారు ఎలా అంటే", ఇంటికి ఈ అమ్మాయి చాలా చిన్న పిల్ల ఇంట్లో అందరికంటే చిన్న పిల్ల, మన ఇంట్లో అసలు ఆడపిల్ల కూడా లేదు అని చెప్పి ఎంత గారాబంగా చూసుకుంటారంటే నన్ను, ప్రతి దాంట్లో నన్ను "ఏం కావాలి. అది తింటావా, ఇది తింటావా" మా డ్యాడీలాగే చూసుకుంటారు. చెప్పాలంటే అండి, మా డ్యాడీ కంటే ఎక్కువే చూసుకుంటారు. కొన్ని కొన్ని విషయాలు మా డ్యాడీ అడిగిని మర్చిపోతాం గాని, లేకపోతే సాధారణంగా ఆయనకున్న పనుల్లో మర్చిపోతారు. నేను అస్సలు కాదనే అన్నాను. కానీ, మా మావయ్య గారు ఏ రోజు, ఎంత బిజీగా ఉన్నా మర్చిపోరు. మా అత్తయ్య చెప్పిని మర్చిపోతారేమో కానీ
అబ్బా! ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. ఓహ్! అర్థమైంది. ఓపరండి. అంటే మీరన్నట్టే, ఆ కోడలను కూతురులా చూసుకుంటున్నారు.
అంతకు మించండి నిజంగా చెప్తున్నా. అలా చూసుకునే వాళ్ళు నన్ను. అలా చూసుకునే మా మామయ్య గారిని నేనేమి చేయ్యకుండానే నా మీద లేనిపోయిని అబాండాలు వేసి అంటే, నాకెక్కడ నాకు ఇదైపోతారు నేను చెప్పినియన్నీ నాకు కావాల్సినియి తెచ్చిచ్చేస్తూ ఉంటారని అనుకుంటారొ ఏమో నాకు తెలీదు. మా అత్తయ్య నా మీద చెప్పేశారు. సో, మా మామయ్య గారెలా అయిపోయారంటే, నాతో అంటి అంటనట్టుగా అలా మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంక నేనేం చేయ్యలేను.
హ్మ్. ఆరేరే! అంటే చిన్న చిన్న గొడవల్లా పెట్టేశారు.
ఆ! అటు గొడవ గుడా కాదండి. ఊరికె నామీద నిందలు వేస్తూ ఉంటారు. ఆయనేంటి అంటే ఆప్షన్ లేక
అంటే మీ మీదున్న ఒక మంచి ఇంప్రెషన్‌ని కొంచెం తగ్గించారు.
పోయింది. ఖచ్చితంగా పోయింది. ఎలాంటే దా ఆ సందర్భాలు కూడా అలాగే జరిగాయండి. మా మా ఒక సందర్భం జరిగిందనుకోండి. ఇప్పుడు నేను మా వారు గొడవపడ్డాము. లేదంటే మా వారెళ్ళి మా అత్తయ్యతో గొడవ పడ్డారనుకోండి. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మా వారు మా అత్తయ్యతో గొడవపడ్డారనుకో, మా వారేదోకటి అంటారు. అది నేనే నేను చెప్తే అంటానా కొడుకన్నాక తనిష్టం వాళ్ళమ్మని <giggles> ఏదోకటనుకుంటాడు.
హ్మ్. ఆ! ఆ! అండే గొడ గొడవలోచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా బోలెడు మాటలోస్తాయి. అన్నీ ఉద్దేశించే అన్నామంటే ఎలాగా?
ఒస్తాయి. అలా కదా! కాదు కదా! మా అత్త ఏంటంటే, "ఆ అమ్మాయే చెప్పుండిద్ది అందుకే వాడ నన్నన్నాడు. లేదా నా కొడుకెప్పుడు నన్ననుడు" అని జెప్పి మా అత్తయ్య ఫీలయిపోతూ ఉంటారు. ఆవిడ చెప్పే సందర్భాలు కూడా ఎలా ఉంటాయంటే నిజమేనేమో అందరికి ఈ అమ్మాయే <chuckles> ఈ అబ్బాయిని ఇన్‌ఫ్లుయెన్స్ చేసిద్దేమో. అందుకే వాళ్ళ తల్లిని ఆ రకంగా తిట్టాడేమో అలా ఉంటాయనమాట. సందర్భమంతా అలా మ్యాచయిపోతుంది. సో, ఖచ్చితంగా. ఆ! కొన్ని కొన్ని సార్లు
<laughs> అంటే అందరూ నమ్మేస్తారు ఆవిడ కొంచెం అమాయకంగా ఫేస్ పెట్టి నిలా చెప్తున్నప్పటికి.
నేను కొన్ని కొన్ని సార్లు నాకే అనిపించిద్ది. ఆ! నేను నిజంగా నేను చెప్పానేమో అన్ను అలా క్రియేట్ <giggles> చేసేస్తారనమాట. అలా నమ్మేస్తూ ఉంటారు.
అయ్యయ్యో! మీ <giggles> మీకే డౌటోస్తుందంటే <chuckles> ఇంగా అంగా ఆవిడేంత క ఎంత నమ్మకంగా జెప్తున్నారో ఏంటో ఆవిడ? అందరికీ
నిజం. అదే కదండీ బాబు! ఏమోనండి. అందుకే నాకు అనిపిస్తది. ఓకే. నా మీదేవరైనా నిందా వేసారు, నా మీద పొరపాటున వేసినా కావాలని వేసినా నేనింక రియాక్ట్ అవ్వను. ఓకే. వాళ్ళు తెలియక చేశారు. ఏదో ఒక రోజు నా గురించి తెలుసుకుంటారు. నాతో మంచిగా మాట్లాడతారు. అది చాలు నాకు.
ఓకే. ఒకలా మీరు, ఒకలేదైన మిస్టేక్ మీరే చేశారండి. మీ హస్బెండ్‌కి నెమ్మదిగా ఎళ్ళి ఆహ్, ఆయన బా కోపంలో ఉన్నారు. మీరు మాత్రం ఎలాగనైయన్నీ కోంట్రోల్ చేసేద్దామని ఫిక్సుయ్యారు. అప్పుడు మీ మిస్‌టేక్‌ని ఎలా ఒప్పుకుంటారు? ఆయన్ని ఎలా <smacks lips> సెట్ చేసేస్తారు.
హ్మ్. స్టార్టింగే అడుగుతాను. ఇప్పుడు నేనేదైనా చేశాను. మా ఫ్రెండ్స్‌తో బయటికేళ్ళాలంటే చెప్పి వెళ్ళు అంటారు. నేను చెప్పుకుండా ఎప్పుడైనా వెళ్ళాననుకోండి. ఇలా ఒచ్చారనుకోకుండా వెళ్ళాల్సి‌సోచ్చింది. అప్పుడేం చేయాలి అదిది అంటూంటాను. అహా! వెళ్ళావు కదా! సర్లే కూర్చో. ఇంకా ఎమ్మటినే అర్థమైపోతుందనమాట. ఇంక తను గూడా గొడవ పెద్దది చేయడు. సాల్వ్ చేసేస్తూ ఉంటాడనమాట.
హ్మ్. <chuckles> ఓకే. అప్పడికప్పుడు సాల్వ్ జేసేసుకుంటారు ఒకళ్ళకొకళ్ళు.
ఆ! ముందుగానే అతన్ని కాంప్రమైజ్ చేస్తూ ఒస్తాను గాబట్టి గొడవ సాల్వైపోతుందండి. అప్పడుకప్పుడు చెప్పి ఇష్యూ చేసుకునే కంటే కూడా చిన్న చిన్నగా మాట్లాడితే బావుండిదనేది నా ఒపీనియను.
ఓకే. మీ జీవితంలో చిన్న చిన్న పొరపాట్లను కూడా చక్క సద్ది చేసుకొని అందమైన జీవితాన్ని గడుపుతున్నారనమాట. చాలా అద్భుతంగా చెప్పారండి. ధన్యవాదాలు.